ఓకే. అంటే మీరు ఇప్పుడు బ్యాంక్ ఆహ్
ఆహ్, అ! ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. బ్యాంక్ ఇంటర్వ్యూ‌కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ, ఆహ్, కొంచెం నా డ్రెస్ వల్ల కొంచెం ఎక్కువ మార్క్స్ ఒచ్చినియి అన్నట్లు <smacks lips> అంటే మనల్ని ఇప్పుడు ఇంటర్వ్యూవర్స్ మనల్ని చూస్తారు కదా.
ఓకే. ఓకే. ఓకే.
వాళ్ళు చూసేతప్పుడు వాళ్ళకంటూ ఒక ఇంప్రెషన్ కలుగుతుంది.
అదే. First impression is best impression అంటారు కదా!
అవును. First impression is the best impression అంటారు కదా! So, అలాగా కొంచెం, నా లుక్ వల్ల ఆహ్, కొంచెం మార్క్స్ ఎక్కువేసే అవకాశం ఉందని, నాకు అక్కడ అనిపించిందనమాట. ఆహ్, అక్కడ జరిగే ఆ సంభాషణలో వాళ్ళతో జరిగే సంభాషణలో అనిపించింది. ఇలా ఆహ్
ఓకే. ఓకే. అది సక్సెస్ అయిందా మరి, ఆ ప్రయత్నం?
హ్మ్. నిజానికి కాలేదు. అంటే, ఇం ఆహ్, సంభాషణ బాగుంది కానీ, కొంచెం ఆహ్, ఎక్సామ్‌లో మార్క్స్ తక్కువ రావడం వల్ల సక్సెస్ కాలేదనమాట. ఇంకొంచెం
హ్మ్. అయ్యో! అయ్యో! మళ్ళీ ప్రయత్నిస్తూ ఉన్నారనమాట అయితే ఇంకా.
అవును. మళ్ళీ ప్రయత్నిస్తూ ఉన్నాను. <breath>
అయితే ఈ కాలంలో సోషల్ మీడియా, ట్రెండ్సు, బ్రాండ్సు ఇవన్నీ ఫ్యాషన్‌ పై కొంచెం మనకు ప్రెషర్ తెస్తున్నాయి. అవి ట్రై చేయాలి, ఇవి ట్రై చేయాలి అని, అలా మీకు ఎప్పుడైనా అనిపిచ్చిందా?
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. లేదు లేదు. ఎందుకంటే నేనెప్పుడూ, నా సౌకర్యాన్ని ప్రిఫర్ చేస్తాను స్టైల్ కంటే. ఇప్పుడు ఆహ్, బయటవాళ్ళ లుక్స్ ఎలా ఉన్నా గాని, మన కంఫర్ట్ మనకి కావాలి. ఇప్పుడు ఎవరితో ఎంగేజ్ అవ్వాలన్నా కూడా, మనం ఆహ్, ఇప్పుడు అందరిలో కలవాలి. ఇప్పుడు ఒక గ్రూప్‌లో కలవాలన్నా కూడా, మనం ముందు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వాలి కదా! కాబట్టి ఎప్పుడు
ఓకే. ఆహా! అవును. ఖచ్చితంగా మనం కూడా కంఫర్టబుల్‌గా ఉండడం ఇంపార్టెంట్.
హ్మ్. ఆ! ఏదైనా శారీస్ అహ్, శారీస్ అయితే ప్రిఫర్ చేయను. శారీస్ గాని, ఓణీలు కానీ.
అంటే శారీసే కాకుండా వెస్టర్న్ అటు సైడ్ ఏమన్నా.
ఆ! లేదు లేదు. వెస్టర్న్ అస్సలు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వేస్కొలేదు. ఆహ్, ఆహ్, ఓన్లీ డ్రెసెస్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. అది కూడా కాటన్ డ్రెస్సెస్సే ఎందుకంటే, నా బాడీకి చెమటెక్కువ పట్టేస్తుందనమాట. సో, దా
ఓకే. ఓకే. అంటే మీరు, మీ పర్స పర్సనాలిటీ వైస్ కూడా, అది చూస్ చేసుకుంటారు కాటన్.
హ్మ్. అవును. అవును. ఎందుకంటే కాటన్ వేసుకుంటే, బాగా మెత్తగా ఉంటుంది. అది కాక మనకి స్వెట్ వచ్చినా కూడా అది కొంచెం
ఓకే. నేచరల్ ఫాబ్రిక్కు కూడా
హ్మ్. అవును. సిల్క్ అయితే అస్సలు ప్రిఫర్ చేయను. ఒకవేళ నేను సిల్క్ డ్రెస్ తీసుకున్నా కూడా, దానికి కాటన్ లైనింగ్ ఎపించుకుంటానన్నమాట. కాబట్టి ఆహ్, మన బాడీకి కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఆహ్, కాటన్ అయితే నేనైతే ఎక్కువ
అవును. అయితే ఇటీవల మనకి చూస్తే కంఫర్ట్ ఇంకా, సస్టెయినబిలిటీ అనేది చాలా ఎక్కువ వినిపిస్తూ ఉన్న మాటలనమాట. అంటే ఉదాహరణకి మనకి, క ఇప్పుడు మీరు చెప్పినట్టు కాటన్ వేర్, హ్యాండ్లూమ్స్ కొంచెం మినిమల్‍గా స్టైల్ చేసుకోవడము, ఇదంతా ట్రెండ్‌లోకొస్తుంది. సో, మీరు అది ఫాలో అవుతారా, హ్యాండ్లూమ్స్ వాటిని ఎక్కువ?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఆ! ఆ! అవునవును. నే నేను హాండ్లూమ్ హాండ్లూమ్ మీద నేసినవే వేసుకుంటాననమాట. మగ్గం మీద నేసిన డ్రెస్సులు.
ఓకే. నేత నేత చీరలు వాడతారు.